అంటే ఆహ్, విరిగిపోతాయి అంటే లైక్ రాదన్నమాట. అది మొత్తం అతుక్కుపోతుంది. ఆ ఆకారమనేది, ఆ వరుసలనేవి మిస్ అవుతాయన్నమాట. ఆ సకినాలు అనే ఆ డిజైన్ <giggles> ఆ షేప్ పోతుందన్నమాట. ఇంకా దాన్ని ఆహ్, చిన్నగున్నప్పుడు మా టీచరేం చేసేవాళ్ళంటే, మాకు ఆ సకినప్పాలతో చెంచా ఆకారంగా, ప్లేట్ ఆకారంగా, ఇట్లా గిలాస్ గ్లాస్ ఆకారంగా ఇలా అలా చేసిచ్చేవాళ్ళన్నమాట. కొంచెం వింత వింతగా. అవి నాకు చాలా గుర్తున్నయి. <chuckles> ఆ!
ఆహా! ఓకే. ఓకే. ఓహ్! షేప్ ఉంటుంది. మొత్తానికి. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓకే. కానీ నిజంగా అలా జేయటం గూడా దానివల్ల మీరు అంటే పిల్లలు గూడా ఆహ్, యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళకూడా తెలుస్తుంది. వాళ్ళకదొక ఎంజాయ్‌మెం‌ట్ గదా! సరదాగా ఉంటుంది. హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. ఆ! ఆ! ఇంకా తినని వాళ్ళు ఉంటారు గదా! కొందమంది ఆ! అవి నచ్చని వాళ్ళుంటారు. తినకుండా ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళెం చేస్తారంటే, అరే ఆ! అరే ఈ ఆకారంగా ఉంది గదా! తినేద్దామని జెప్పేసి అలా తినే పిల్లలు గుడా ఉండే అన్నమాట మ హ్మ్.
హ్మ్. ఓహ్! అవి నచ్చనోళ్ళు గూడా ఉంటారా? ఆహ్ ఆ! అవునవును. నిజంగా. ఓకే. అవును. పిల్లల్లో అన్నారా! ఓకే. నేనింకా మామూలుగా సకినాలు నచ్చనోళ్ళు ఉంటారేమో అనుకుంటున్న.
హ్మ్. హ్మ్. ఆ! పెద్దల్లో గూడా ఉంటారు. కనీ ఎక్కువ మోతాదులో ఉండరు. అందరూ టెస్టైనా చూస్తూ ఉంటారు.
హ్మ్. అవునవును. చాలా మంది అవును. ఎంజాయ్ జెస్తారు గదా! ఇప్పుడు చాయ్‌లోకి ఇలా కాఫీలోకి అవి పెట్టుకొని స్నాక్స్ తింటాం గదా! హ్మ్.
ఆ! <giggles> భలేగా గుర్తుచేసారసలు. సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు ఈ చకి ఈ చకినాలివి చేసుకున్నాంటే ఛాయ్‌లోకి ఈ సకినాలెసుకొని తినందైతే నాకైతే ఆ రోజు స్టార్ట్ కాదన్నమాట. <chuckles> ఉండదు.
ఆ! ఆ! ఆ! ఆ! పండగైపోయినట్టుండదసలు. పండగ జరుపుకున్నట్టే ఉండదేమో. <chuckles>
అవి అయిపోయేవరకు <chuckles> ఆ ఛాయ్ గ్లాస్ నిండుగా ఉండాలి. చాయ. అందులో ఈ సకినాలు ఉండాలి. కొంసేపు నానబెట్టాలి, తినాలి. అబ్బా! ఎంత రుచిగా ఉంటుందో! ఆ రుచిని గూడా ఆస్వాదించడం ఒక పెట్టి పుట్టాలి అనిపిస్తుంది అసలు నిజంగా. <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. అమ్మో! నిజంగా అంత రుచిగా ఉంటాయా? నేనెప్పుడు ట్రై జెయలేదు. అయితే ఈ సారి ట్రై జేస్తా.
ఆ! చాలా అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటయి. తప్పకుండా ట్రై చేయండి. హె
హ్మ్. హ్మ్. అయితే ఇంకేం జెస్తారు? ఇప్పుడు సకినాలు జెస్తారు. ఆ తరువాత స్వీట్స్ కూడా జెస్తారు గదా! చాలా మంది అరిసెలుంటే ఆహ్, బూరలు ఇలాంటివి. బొబ్బట్లు. హ్మ్.
హ్మ్. ఆ! అరిసె అరిసెలైతే ఖచ్చితంగా జెస్తాము. ఆహ్, సేమ్ ఈ సకినాలకు పిండి పట్టించుకొస్తాం గదా! అదే పిండిలో కొన్నేమో సకినాలకి, కొన్నేమో అరిసెలకని తీస్తామన్నమాట. ఇంకా ఆ పిండిలో బెల్లం పాకం పట్టేసి, ఆ పిండి కలిపేసి, అందులో ఇలాచి పౌడర్ కలిపేసి, వాటిని కలిపి మంచిగా ఆహ్, ఒక ఆహ్, పేపర్ పైన అది ఏంటిది ఏమంటారు? బటర్ పేపర్ అంటారు గదా ఆ! దాని పైన ఒత్తెసి, ఆ! నూనెలో వేయించేసి, ఇంకా అవి చకి ఆహ్, అరిసెలు కాల్వడానికి ఆహ్, ప్రత్యేకించి మా దగ్గర ఒక సరాతం లాంటి చెంచలుంటాయన్నమాట. అంటే వాటికి నూనె ఎక్కువగా పడుతుందన్నమాట. ఈ అరిసెలకి.
హ్మ్. ఆ! అవును. హ్మ్. అరిసెలకి. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. పేపర్ మీద ఒత్తి. అవును. బటర్ పేపర్. హ్మ్. నూనె. హ్మ్. ఆహా! ఓకే. అవును. దాన్ని ఒత్తుతారు కదా! ఇలా గరిటలు రెండుంటాయి. ఒకదాని మీద ఒకటి బెట్టి ఒత్తుతారు. ఆ! అవును. రెండుంటయి. హ్మ్.
ఆ! రెండుంటాయి. ఒత్తుతారన్నమాట. అలా ఒత్తడినికి గూడా బలం ఎక్కువ కావాలి. సో, మేమైతే ఏం చేస్తమంటే మా మామయ్య గారు కాలుస్తారన్నమాట. అందుకే ఒత్తనికి బలం ఉండాలి కాబట్టి. సో, అలా. అలా బుక్ చేసేస్తామన్నమాట ఆ పనికి.
అమ్మో! హ్మ్. హ్మ్. అవును. నిజమే. అది ఆ!